అవునండి. ఇంకా గూడా జేస్తున్నా. ఆ! ఏ మోటివేషన్‌ని వెత్ వెతక్కోట్లే అండి. ఇప్పుడు మోటివేషన్‌ కు కోసం మనం వెయిట్ జేస్తే ఏమవుద్దంటే, అది కొన్ని రోజులు మాత్రమే ఉంటది. ఇప్పుడు మీకెవరైనా జిమ్ముకు వెళ్ళు అని మోటివేట్ జేశారో, అది మహా అంటే, మీతో ఒక 5, 6 రోజులుంటది. మహా అంటే, ఒక నెలుంటదండి. ఆ నెల తర్వాత మీకు జిమ్ము బోరు గొట్టేసిందో, మీరు క్రమశిక్షణతో లేకపోతే మీరు దాన్ని మానేస్తారు. మొత్ మొత్తానికే.
జిమ్ముకెళ్ళడం. ఆ! ఇప్పుడు కూడా. ఉంటుంది. అవును. అదే. అవును. కరక్ట్. అవును. అవును. ఆ! ఇదిగో ఇప్పుడు మీరు చెప్పింది, ఇలాంటిదే ఒక ఇన్సిడెంటేమో నాకు ఎదురైంది. అదీ మా తాలూకా బంధువులబ్బాయి ఒకతను. అంటే, పెద్దతనే 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటాయి. అతనేమో షడన్‌గానూ వాకింగు జెయ్యడం మొదలు పెట్టాడు. వైఫు, అతను ఇద్దరు వాకింగ్ చేస్తూ కనిపించారు. "ఏవిటి కొత్తగా వాకింగ్ స్టార్ట్ చేశారా?" అంటే, "లేదు. నాకేమో కొలస్ట్రాలు అదే ఎక్కువుందేనే రిపోర్ట్ చూసి డాక్టర్ వాకింగ్ జెయమన్నాడు. అందుకూ చేస్తున్నాను." అంటే ఏంటి, డాక్టర్ చెప్పాడు. తరువాత వా 10 రోజులు తర్వాత బంద్ చేసేశాడు. హ్మ్. సో, అంటే, మోటివేషన్ లేకపోతే ఇలాగే ఉంటుంది. అది.
హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. ఆ! హ్మ్. <chuckles> ఓకే. ఆ! అదే. అదే. <chuckles> అవునవును. అదే అండి. మోటివేషన్‌కి అదే మోటివేషన్‌కి, క్రమశిక్షణకీ ఆహ్, మే ఎ డిఫరెన్సిదే. ఆ! అదే తేడా. పెద్ద తేడా. ఆ క్రమశిక్షణుంటే ఎలా అయినా వెళ్తామండి.
అది తేడా. ఆ! అది చాలా సంతోషమండి. ఆ! అన్నీ జరుగుతాయి. చాలా సంతోషం. చాలా విషయాలు అసలు మోటివేషన్ లేకండా, మనం వ్యాయామం చెయ్యడం అన్నది ఏదో మొక్కుబడి కిందనేమో సాగిస్తాం గానీ, మనస్ఫూర్తిగా ఉండదది. అదేనేంటంటే, మనం ఒక సిస్టమాటిక్‌గా మనసులోని స్థిరమైనటువంటి అభిప్రాయం ఏర్పరుచుకుని, నేను వ్యాయామం చెయ్యాలి, చెయ్యాలి అని ఒక డిటర్మినేషన్‌తోటయితే, అదేమో ఒచ్చి చక్కగానేమో జీవితాంతం కూడా ఫాలో అవుతారు. ఆ! లేదా డాక్టర్ చెప్పాడనో, ఫ్రెండు చెప్పాడనో, ఇలాంటి వ్యాయామాలు అవి చేసిన వాళ్ళు, అదేదో షార్ట్ టర్మే ఉంటుంది, కానీ లాంగ్ టర్ముండదు. ఇది చాలా విషయాలు పంచుకున్నారు. ధన్యవాదాలండి.
హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్ అవునండి. నిజమే. అదే. అదే. అదే. షార్ట్ టర్మ్‌లో ఉంటుంది గానీ, లాంగ్ టర్ముండదు.

నేనా? ఫ్రెండ్స్‌తో అయితే క్రికెట్టు ఆడేవాడిని. ఆ! ఈ షటిల్ ఆడేవాడిని ఇంకా. అంటే ఇంటర్మీడియేట్‌లో ఎక్కువ కాలేజెస్‌లో అసలాడనీయరండి అసలే. అదో జైలులా ఉంటదనమాట ఇంక. హ్మ్.
ఆ! ఆ! ఓకే. అవునవును. వాళ్ళకి ఎంత సేపు చదువు, చదువు, చదువు అని హ్మ్.
ఆ! చదువు, చదువు, చదువు. అంతే. కానీ అసలు ఆడుకోడానికి సమయం అనేది దొరకదు. చెప్పాలంటే అసలు సూర్యకాంతి గూడా కనిపియదండి. అలా ఉంటది. ఆ!
ఓహో! అంటే మీరు హాస్టల్లో ఉన్నారా అప్పుడు?
ఆ! నేను హాస్టల్లో ఉన్నాను. అందుకే వేసవి సెలవుల్లో ఇలా ఆహ్, జిమ్‌కి వెళ్లి ఎక్స్‌సైజ్ జేయడం జరిగిందన్నమాట. ఆహ్, అయితే ఆ 1 మంతు గూడా చాలా బా చేశానండి. జిమ్‌కి వెళ్ళి ఆ! వేసవి సెలవుల్లో. జిమ్‌కి రోజూ వెళ్లి ఒక 2 మంత్స్ ఒక ఆహ్, ఆరు 6, 7 కేజీలు బెరిగిపోయాను. హ్మ్. 6, 7 కేజీలు అంటే నాకది చాలా గొప్ప విషయం అన్నమాట.
ఓహ్! అది ప్రాబ్లమ్. హ్మ్. ఓకే. వేసవి సెలవుల్లో. ఆ! ఆ! ఓకే. అంటే మీరు వ్యాయామం చేయడం తోటే మీ ఫ్రెండ్స్ లేదా మీ తాలూకా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఆ డాక్టర్ చెప్పినట్టుగా మీకేమో దాని ఆకలి అది కూడా వృద్ధి పొందింది. దాంతోటేమో వచ్చి కొ
హ్మ్. అవును. ఆ దాంతోనే కొంచెం ఇలా ఎక్కువ దిని ఇంకా ఆహ్
ఆ! కాలరీస్ పౌష్టికాహారం తిని ఆ విధంగా బాడీ వెయిట్ పెరిగింది. ఓకే. హ్మ్.
ఆ! కాలరీస్ కూడా సర్ప్‌లెస్‌గా తింటుండే అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి గూడా మెయింటెనెన్స్ కాలరీస్ అనుంటాయండి. ఇప్పుడు మనం వెయిట్ తగ్గొద్దు, పెరగొద్దు అంటే ఒక ఇన్ని క్యాలరీస్ దినాలని ఒకటుంటది. అది తె తెలియకుండానే మనం అన్ని దింటాం రోజు. హ్మ్. ఆ! అట్లా నేను ఆహ్, నా మెయింటెనెన్స్ కాలరీస్ కన్నా రోజు ఒక దానికన్నా 300 లేదా ఐదొందల కాలరీస్ ఎక్కువగా దింటుండే.
అవునవును. అ! అవునవును. కొంచెం ఎక్స్‌ట్రా తీసుకునేవాళ్ళు. అంటే ఒక కోడిగుడ్డు సరిపోయే జాగాల్లోనే 2, 3 కోడిగుడ్లు దీసుకునే వాళ్ళు. ఆ!
ఆ! రెండు మూడు కోడిగుడ్లు తీసుకునేవాడిని. కానీ అండి ఇంటర్మీడియేట్ వేసవి సెలవుల్లో ఇది జేశాను కదా! మళ్ళీ నేను హాస్టల్‌కి వెళ్ళడం జరిగింది ఇంటర్ సెకండ్ ఇయరులో మొత్తం ఇలా అయిపోయింది.
ఆ! మళ్ళీ మీ బ్రైనంతా లాస్‌లోకెళ్ళిపోయిందంటారు.
ఆ! మొత్తం లాస్‌లో ఎళ్ళిపోయింది. అంటే బక్కగనయితే గాలేను గాని, ఇప్పుడు ఎనర్జీ అనేది డ్రైనయిపోయి ఇంక ఎక్స్‌సైజ్ ఎక్కువ చేసేవాడిని గాదు గాబట్టి ఇ అలా సోమరిపోతులా తయారైపోయినా చెప్పాలం హ్మ్. ఇంకా ఏం
ఆ! కొంచెం డౌనయ్యారు. ఆ! అవును. ఆ! అంటే మీరు సోమరిపోతనేకంటే అక్కడేమో అవకాశాలు లేవు మీరు అది. హాస్టల్లోనే ఆ!
అవునవును. అవకాశాలు లేవు. కానీ హాస్టల్లో చాలా మంది గూడా కబడ్డీ ఆడేవాళ్ళు. రూములలోనే. నేనది కూడా ఆడేవాడిని గాదండి చెప్పాలంటే. హ్మ్.
ఓహ్! రూమ్‌లోనే. ఆహాహా! అంటే అక్కడ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి వాళ్ళే కల్పించుకునేవాళ్ళు. ఆ!
అదే వాళ్ళకి వాళ్ళే ఇంక. నేనెక్కువగా ఏం ఆడేవాడినంటే రూమ్‌లోనే చిన్న రూమ్‌లో ఇట్లా క్రికెట్ ఆడుతుండే.